ఓకే. అక్కడ ఎలా ఉంది మీకు?
కా అక్కడ కాకపోతే ఎండలో యెళ్ళాం గదా పెద్దగా ఏమి అంత ఏమి లేదు.
<giggles> ఓకే.
ముంబైకెళ్ళాం. ముంబై‌లో బీచ్ అవి కొన్ని బానే ఉండే గాని, ఎక్కువ పేరెంట్స్ తోటెల్ద అప్పుడు లాస్ట్ ఇయర్ పేరెంట్స్‌తోటెళ్ళాము. <smacks lips> పేరెంట్స్ తోటెళ్తే చిల్ ఉండదు గదా ఇంకా! అన్ని వీళ్ళు డివోషనలని.
హ్మ్. ఓకే. ఆ! <giggles> ఏ? అంటే అంత ఏముంటది డిఫరెన్స్? ఫ్రెండ్స్‌తో యెళ్తే ఒకలాగా, పేరెంట్స్‌తో ఒకటి. మీరెలాగో ఇంట్రోవర్టే గదా!
అంటే అంటే ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ దెగ్గర ఎక్స్‌ట్రోవర్ట్‌లానే ఉంటాము. పేరెంట్స్ హ్మ్.
ఓకే. ఓకే. అదేలెండి మీకు బాగా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళ దెగ్గరయితే ఆహ్, అది వేరు అంటారు.
<smacks lips> అంటే ఎంతైనా ఫ్రెండ్స్‌తోటి కొంచెం బాగా చెయ్యొచ్చు గదా. పేరెంట్స్ అంటే అన్ని జాగ్రత్తలు మనల్నేమి జెయ్యనియ్యరు. వాళ్ళకి మళ్ళీ బీచ్‌లు అవి ఇవి అన్నా హ్మ్, నచ్చదు వాళ్ళకి. అది "హే! ఎందుకు అటెళ్ళడం ఇటెళ్ళడం" అది ఇది అని సావగొడతా ఉంటరు. హ్మ్.
హ్మ్. ఓకే. భయం అననేది ఉండుంటది గదా పిల్లల మీద. ఆ! <chuckles> అయ్యయ్యో! మరి పోనీ ఆ ఎప్పుడన్నా కజిన్స్‌తో యెళ్ళినట్టు అంటే సేమ్ ఏజ్ గ్రూప్ కజిన్స్ ఉంటారు గదా ఇప్పుడు. మీరు హాలిడేస్ అంటే మీతో పాటు మీ వేరె కజిన్స్ గూడా వోచ్చుంటారు గదా అమ్మమ్మ గారింటికి వాటికి. అట్లా ఎప్పుడన్నా ట్రై చేసారా? హ్మ్.
అవునవును. హ్మ్. అవునవును. కజిన్స్ కూడా వచ్చేవారు. ట్రిప్స్ అంటే మేము కజిన్స్‌తో యెళ్ళలే గాని చిన్నప్పుడు ఇవే అండి డివోషనల్‌గా యెళ్ళేటోళ్ళం. ఏదీ మా ఫ్యామిలీసన్నీ. ఆ! షిరిడీకి, నాసిక్‌కి, మళ్ళా తిరుపతి. ఆ! వా మా వాళ్ళతోటి ప్లాన్ జేస్తే ఇలాంటియి జెస్తారన్నమాట.
హ్మ్. ఓకే. టెంపుల్స్‌కి. ఓకే. ఓకే. అదేలెండి తిరుపతి, రామేశ్వరం ఈ కజిన్స్ ఓకే. అంటే కజిన్స్ గూడా సేమ్ అలాగే ప్లానింగ్ ఉంటదా?
అంటే మేమనుకుంటాం కజిన్స్ మంచిగా గోవా‌కో అటో ఇటో మంచిగా ఎట్లైనా యెళ్ళాలి అనుకుంటాం. మేమిలా ప్లాన్ జేసే‌లోపు ఈ మా పేరెంట్సందరూ ఈళ్ళు ఫార్మయ్యి వీళ్లొటి ఏదో డివోషనల్‌ది ప్లాన్ జేస్తారు. ఇగ సర్లే ఇగ ఏదో కలవడమే మంచిది.
హ్మ్. ఓకే. ఓహ్! దాని బదులు అసల వద్దులే ఇంకోసారి వీళ్ళతో పెట్టుకోవద్దు ఫ్రెండ్సే బెటర్ అనుకున్నారా?
ఆ! ఆ! ఆ! అలానే అనుకున్నాం. కానీ ఎంతైనా కజిన్స్‌తోటి గూడా ఎంత డివోషనలయినా గాని చాలా టైమ్ పాస్. ఎంతైనా చిన్నప్పటి నుండి వాళ్ళతో ఉన్నాం గదా చాలా అంటే చాలా టైమ్ పాస్ వాళ్ళతో గూడా.
హ్మ్. ఓకే. అవునవును.

మేము బాగా క్లోజ్ ఉంటామండి కజిన్స్ అందరం. హ్మ్.
కజిన్స్ అందరూ అంటే కొంచెం ఆహ్, మీది ఏజ్ గ్రూప్ అది ఒక్కటే అయ్యుండొచ్చు కదా!
అలా ఏం లేదు. నేన్నే ద అందరికంటే చిన్న! నాకన్నా ఒక్కరిద్దరు ఒక సంవత్సరం అటు ఇటు గాని, పెద్దవాళ్ళే అంటే 2 ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అందరం మంచి ఆ! అంతే. అదే అదే, ఇగ ఒకే ఏజ్ గ్రూప్ మీరన్నట్టుగా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం గాబట్టి చాలా స్ సంక్రాంతి, దసరా ప్రతి వాటిలల్లో మంచిగా అందరం గలిసి మంచిగా జేసేవాళ్ళం. ఇంకెక్కువ ఎండాకాలంలో ఈ ఎండాకాలం ఋతువులో ఇంకా మంచిగా వాళ్ళింటికి నేనెళ్ళేవాన్ని. వాళ్ళు మా ఇంటికొచ్చేవాళ్ళు. అలా బాగా
హ్మ్. ఓకే. అదేలెండి. అంటే 2, 3 సంవత్సరాలు పెద్దా అదేం ఉండదు కదా! మాములుగా. ఓకే. హ్మ్. అదేలెండి. ఓకే. మెయిన్‌గా అంటే మీకు ఆహ్, ఈ ఋతువు ఎందుకు ఇష్టమంటే నా నా ఎలా అనిపించిందంటే <smacks lips> అందరిని మీ ఫ్రెండ్స్‌ని కలవడం కోసం, మీ వాళ్ళని కలవడం కోసం, ఆహ్, టైమ్ స్పెండ్ చేయడం కోసం, అది మెయిన్‌గా మీ ఆహ్, కి అందుకా ఇష్టం మెయిన్‌గా ఈ ఋతువనేది?
అవునవునండి. ఆ! అందుకే ఇష్టం. అంటే కొంచెం పాత జ్ఞాపకాలు. ఇప్పుడు మనకి సెలవుల్లేనప్పుడు రోజువారీ పనులల్లో కొంచెం స్ట్రెస్ అదంతా మంచిగనిపియ్యదు. నాకెందుకో సెలవులలో అందరిని గలుస్తే అదొక ఆహ్లాదమైన ఫీలింగుంటది.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓహ్! అంటే క్లా అంటే ఇప్పుడు స ఇప్పుడు ఆహ్, ఆ సమ్మర్ <smacks lips> అంటే మీకిష్టమైన సమ్మర్. ఆ సమ్మరంటే చాలా మందికి ఆహ్, ఇంకో విధంగా చిరాకు కదా! అబ్బా! చెమట్లు ఇది ఇది. అని అట్లా <smacks lips> క్లైమేట్ చేంజెస్ వాతావరణ మార్పులు. అట్లా మీకుండేదా?
అవునవును. అవునవును. అవునవునవును. అవునవును. ఉండేది. కాకపోతే ఇగ వాళ్ళని గలిసిన ఆనందంలో అవేం తెలియకుండేది. ఎందుకంటే నేను
ఓహ్! దీని ది ఇది బ్ డామినేట్ జేసేసింది మీకదంతా తెలియలేదంటారు.
అవునవును. ఇది డామినేట్ జేసేది. మళ్ళీ మేము చిన్నప్పటి నుండి క్రికెటులు అన్ని బయట ఆడేది కదండీ! పెద్దగా ఎండ మీద అంత పెద్దగా ఏం ఉండకపోయేది. మళ్ళీ ఈ ఋతువులో ఇంకా అన్నిటికంటే ఫేవరైట్ మ్యాంగోస్‌ మామిడి పండ్లు.
హ్మ్. అవునవును. ఓకే. ఆహా! ఓకే. సీజనల్ ఫ్రూట్.
సీజనల్ ఫుడ్. అది నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. అది సూపరింకా రోజు మంచిగా
ఆ! <chuckles> రోజు 1 కంపల్సరీయ సమ్మర్‌లో?
మా అమ్మమ్మ వాళ్ళకి చాలా పొలాలున్నాయి. అందులో ఈ మామిడి చెట్లు కూడా ఉంటాయి. మంచిగా మా తాతయ్య గారు తీసుకొచ్చేవారు. వాటిని మంచిగా
హుహు. ఓకే. పొలాలవి తిరుగుతా ఉండేవాళ్ళా అక్కడికెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌తో?
ఆ! అవునండి మంచిగా పిక్‌నిక్ లాగెళ్ళేవాన్ని. మా అమ్మమ్మ గారి పొలాలల్లకి అలా యెళ్లి మంచిగా అప్పుడప్పుడు అలా యెళ్లి టైమ్ పాస్ జేసేవాళ్ళమక్కడ. మంచిగా బావి ఉంటది. పచ్చని పైరలు చాలా ప్లెజెంట్, చాలా బాగుంటది పొలాల దగ్గర.
ఓహ్! హ్మ్. ఓకే. నైస్.

ఇప్పుడు మనకున్న ఋతువుల్లో మీకు బాగా ఇష్టమైన ఋతువు ఏమన్నా ఉందా? అంటే ప్రత్యేకంగా చెప్పుకోగదగ్గా ఋతువు అట్లా దా ఏమన్నా ఉందా మీకు ఆ అనుభూతి?
అన్ నాకిష్ నాకిష్టమైన ఋతువంటే సమ్మర్ అండి. స్ స్ ఎండాకాలం అంటే చాలా ఇష్టం.
ఓకె. ఎ ఎండాకాలమే బాగిష్టమా? ఆహ్, ఎందుకు? అంటే ఏవన్నా స్పెషాలిటీ అట్లా ఏవన్నా జ్ఞాపకాలు అలా ఉన్నయా?
అంటే ఆ! అవునండి. చాలా జ్ఞాపకాలు. అంటే చిన్నప్పుడు మనకి స్కూలు అయిపోయాక హాలిడేస్ అంటే సమ్మరే‌గా! హ్మ్. అలా నేను ప్రతి సంవత్సరం ఇట్లా ఎదురుజూసేవాడిని. ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని. హ్మ్. మళ్ళీ ఆహ్, ఎందుకంటే మనం ల్ సెలవుల్లో మంచిగా చుట్టాల వాళ్ళ ఇంటికెళ్ళడం గాని, ముఖ్యంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం గాని, అక్
హ్మ్. సమ్మర్ హాలిడేస్ అంటే అదొక అవును. హ్మ్. ఎప్పుడొస్తదా అని. ఓకె. ఓకె. హ్మ్. ఓకె. అంటే ఇంక సమ్మర్ వోచ్చిందంటే అమ్మమ్మ దగ్గరికెళ్ళిపోయేవాళ్ళు.
హ్మ్. అ అమ్మమ్మ దగ్గరికెళ్ళిపోయేవాన్ని. అక్కడ చాలా రోజులు గడిపేవాన్ని. మళ్ళీ మా అమ్మమ్మ మంచి మంచి వంటకాలు జేసి పెట్టేది మేం యేళ్ళామని.
హ్మ్. ఓహ్! నైస్. అంటే ఎలాంటివి? ఎలాంటివి మీకు బాగా ఏమిష్టం అమ్మమ్మ జేసే వాటిలో? ఓహ్! హ్మ్. హ్మ్.
ఎ ఎలాంటివంటే, నాన్ వెజ్ అండి. చికెను, మటను ఇలాంటివంటే ఇష్టం. ఇగ మనకి వాళ్ళు ఎప్పుడో మనం ఎప్పుడో ఒకసారి ఎళ్తాం గాబట్టి, మనం ఏదంటే అది జేసి పెడతారనమాట. ఆ! <chuckles> ఆ! రాయల్‌గా, మంచిగా, ఏది పడితే అది చేపిచ్చుకొని తినడం. ఇంట్లో అలా ఉండదు గదా!
ఇంక రాయల్ లైఫ్ అనమాట అయితే. ఓహ్! హ్మ్. ఓకె. అవునవునులే. <giggles>
వాళ్ళు జేసిందే మనం తినాలి.
ఓహ్! అమ్మమ్మ గారాబం బాగా ఉండేదా మీరక్కడికెళ్ళినప్పుడు?
ఆ! చాలా గారాబం. నేనెదంటే అదే. ఏదంటే అది కొనిపిచ్చేవారు. మా తాతగారైన, మా అమ్మమ్మ‌గారైన. చిన్నప్పుడు చాలా ఈ ఎండాగాలంలో చాలా అంటే చాలా అక్కడ మేము చెరువుకెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. నాకక్కడ కొందరు స్నేహితులున్నారు.
ఓహ్! హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఆహ్, ఆ ఊర్లోనే మీకు స్నేహితులు గూడా ఉన్నారు చిన్నప్పుడు. ఓకె. ఆ!
ఆ! చిన్నప్పుడు మంచిగా మేము వెళ్ళి ఈత గొట్టేవాళ్ళం. పొద్దున, లేదా సాయంత్రం మంచిగా క్రికెట్ ఆడేవాళ్ళం. <smacks lips> చాలా
హ్మ్. హ్మ్. ఓకె. బాగా ఔట్‌డోర్ గేమ్స్ అయితే బాగా ఎళ్ళేవాళ్ళన‌మాట. ఆ!
ఆ! చాలా. చాలా అంటే చాలా. ఔట్‌డోర్ గేమ్స్ బాగా ఆడేవాళ్ళం. ముఖ్యంగా క్రికెట్ ఆడేవాళ్ళం. <smacks lips>
ఓకె. ఓహ్! ఎంతమంది ఉండేవాళ్ళు అంటే జట్టు అంటే <smacks lips> ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు ఆ టైమ్‌లో? అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళేనా లేపోతే అక్కడక్కడ వాళ్ళా?
అక్కడ కూడా ఉండేవాళ్ళు. కొందరు కూడా బయట నుండే ఈ అయ్యేవాళ్ళం. 15, 20 మందిమి. అసలు పొద్దునెళ్ళామంటే సాయంత్రం, మధ్యలో వచ్చి తినేవాళ్ళం. కొద్దిసేపు ఇంట్లో తిట్టేవాళ్ళు. ఇంగ మరీ ఎండలో ఆడితే బాగోదని. పొద్దున్న 7:30, 8:00 గంటలకి బయటికెళ్తే, 12:00 గంటలకి రావడం, మళ్ళీ 3:00 గంటలకి బయటకెళ్ళి మళ్ళీ రాత్రి 7:00 గంటల వరకు రావడం.
హ్మ్. ఓహ్! హ్మ్. ఆహా! అదేలేండి. ఆ! ఓహ్! అంటే తినేసి ఎళ్తారా? లేపోతే తిండి గూడా మానేసి ఆటలేనా ఇంకా?
అసలప్పుడు ఆటల మీదనే ఎక్కువుండేది. కానీ ఇగ ఇంట్లో <smacks lips> ప్రెజర్ పెడతారు గదండీ. తినగుండా బయటికి పంపించ్చరు గాబట్టి, ఇంకా ఏదో టకాటకా తినేసి ఆటల మీద బడిపోవడం అనమాట.
హ్మ్. హుహు. అవ్ అ అంటే ఏం అనరా? మరి ఎప్పుడు ఆటలే, అట్లా ఉంటయి గదా! ఆ విధులు పెద్దవాళ్ళనేది అట్లా ఎప్పుడన్నా అన్నారా?
ఆ!

చాలా బాగా 1 దాదాపు 10 డేస్ ఉన్నాం అక్కడే. హ్మ్.
అన్ అంటే ఎట్లాంటి ప్లేసెస్ ఏమేం జేసారు? ఎట్లాంటి ఎక్స్‌ప్లోర్ జేసారు?
ఫస్ట్ మన తిరుపతికెళ్ళాం, తిరుపతి తరువాత మీకు అరుణాచలం ఐడియా ఉందా?
ఓకే. ఆ! అంతే అవునండి. హ్మ్.
అరుణాచలంకెళ్ళాము, కంచి కామాక్షికెళ్ళాము, మధురైకెళ్ళాము.
ఓహ్! డివోషనల్‌గా ఎళ్లారు ఫస్టు. హ్మ్. <giggles>
ఆ ఫస్ట్ డివోషనల్, <giggles> తరువాత చిల్ అన్నమాట.
అదేలే. ఆ!
ఫస్ట్ డివోషనలెళ్ళాం. తర్వాత మహాబలేశ్వరము, ఇంకా మీకు ఇది మన రామేశ్వరం ఐడియా ఉందా? చాలా మంచి ప్లేస్ అండి. అక్కడ అసలు మన ఇండియన్ లాస్ట్ గదా! ఎండింగ్ గాబట్టి చాలా అంటే చాలా బావుంది. <smacks lips> అక్కడ మనకి ఒక సెంటిమెంట్ ఉంది అక్కడ 21 బావులు ఉంటాయి. వ హ్మ్.
ఓకే. హ్మ్. అవునండి. అవును. ఆ! ఓకే. అవునవునవును. ఓకే. ఆహ్, నీళ్ళు పో పోస్తారు గదా! హ్మ్.
ఆ! మనం స్నానం జేయాలన్నమాట అంటే ఆ! బకెట్స్
హ్మ్. అలా అంటే ఏదో అంటే చెప్తారు గదా! ఇప్పుడు 20 వో అంటే ఎన్నో ప్రదేశాలను సందర్శించినంత గొప్పతనం అని అలా ఉందా? హ్మ్. హ్మ్.
అవును. అవును. ఎన్ ఆ! అవునండి. మీరు జెప్పింది కరెక్ట్. ఆ! అలా చేస్తే ఏదో మన పూ పాపాలు పోతాయని మన ఇగ నమ్మకమన్నమాట.
ఓకే. ఓహ్! అదేలెండి హ్మ్.
హ్మ్. అ అది మంచి చాలా అంటే, చాలా ఆహ్లాదంగా చాలా బావుందక్కడ.
ఓకేకే. ఇవన్నీ గూడా మీకిష్టమైన ఋతువులోనే ఎళ్లారయితే! సమ్మర్ ఒచ్చిందంటే ఏదో ఒకటి ఓకే. హ్మ్. ఓకే.
ఆ! సమ్మర్‌లోనే ఎళ్ళాం. మార్చ్‌లో స్టార్ట్ అయ్యాం. మరీ ఎండలో అంటే కొంచెం ప్రాబ్లమ్ అవుద్దని మార్చ్‌లో ఎళ్ళాము. ఇంకా మహా ఈ రామేశ్వరం తరువాత ఇంకా కోయంబత్తూరెళ్ళాం.
హ్మ్. ఓహ్! ఓకే.

అక్కడ వ్యూ అండి. వ్యూ పాయింట్స్ ఇంకా వెదర్, మంచి పచ్చని చెట్లు, మంచిగా కొండలు, కోనలు, చాలా నీట్‌గా
ఓకే. హ్మ్. అంటే ఆహ్, ప్లెజెంట్ అట్మోస్ఫియర్ అది బాగా ఉంటుందనమాటైతే. హ్మ్.
హ్మ్. ప్లెజంట్ అంటే చాలా ప్లెజంట్. అసలు మనకి ప్రశాంతత అసలిప్పుడు మనం ఉండే సిటీ‌లల్ల అంతుండదు.
ఓకే. ఓకే. అదేలెండి. ఆ!
అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా రొండ్రోజులు మంచిగా అసలు ఆహ్, ఆ వాతావరణాన్ని జూసుకుంటా బ్రతికేయొచ్చక్కడ. అంత చాలా బావుంది. హిల్స్ కదా! మనకి పొద్దు పొద్దున్నే మంచిగా చల్లగా మబ్బులు ఇట్లా ఆహ్, వాటిని తాకినట్టుగా చాలా బావుంటది. ఊటీ మనం లైఫ్‌లో ఒక్కసారైనా ఎళ్ళాలసలు. ఎవ్వరైనా గాని చూడాల్సిన ప్లేసు. హ్మ్. చూడాల్సిన ప్లేసెస్‌లో అదొకటి. కోయంబత్
<giggles> ఆ! ఓకే. అదేల్ ఆ! అదే అవునవును. హ్మ్. ఓకే. ఆ! ఎప్పుడైనా సరే ఎళ్ళాల్సిందే. చూడాల్సిన ప్లేసు. ఓకే. ఓకే. మరి అంత హిల్ స్టేషన్ గదా! మీకు ఇప్పుడు <smacks lips> అంటే ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ బానే వొచ్చేవా అప్పుడు?
ఆ! బానే ఉందండి. ఆహ్, ఫోను సిగ్నల్స్ అయినా అన్ని బానే ఉన్నాయి. ఓ అక్కడికి చాలా మంది మన ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ గూడా ఎళ్తా ఉంటరు. అక్కడ మంచి మంచి రీల్స్, కంటెంట్, దొరుకుద్దని.
హుహు. ఓకే. ఓహ్! మీరు గూడా అట్లాంటియేవన్నా ట్రై జేసారా?
అమ్మో! లేదు. లేదు. <giggles> చెయ్యలేదు. యాహ్! మనం కొంచెం ఇంట్రోవర్ట్‌లాగానమాట. అలాంటియి ఏం పెట్టను. హ్మ్.
ఆ! అదేలే. ఓకే. ఓకే. అదేలెండి. మరి ఇప్పుడు మనకిక్కడ ఫుడ్ గాని, అక్కడ ఫుడ్ గాని, ఏదన్నా ఆహ్, డిఫరెన్స్ గాని, తేడా గాని, ఏమన్నా ఉందా? మీరెళ్ళిన ప్రదేశాలు. హ్మ్.
ఉంది ఉందేమో. ఆ! ఉందండి. తమళ్ తమిళనాడులో కొంచెం సప్పగా, కొంచెం మనం ఇక్కడ కొంచెం ఘాటుగా తింటాం గదా! మసాలా ఫుడైనా, ఇప్పుడు మన హైదరాబాదీ బిర్యానీ అంటే ఫేమస్ కదా! వర‌ల్డ్ ఫేమస్. అంటే మనం ఇక్కడ తింటే దాని ఆహ్, ఆరా అనేది మనకు దెలిసిపోద్ది. అరోమా‌నా ఏదో సమ్‌థింగ్ <giggles> అంటారు గదా! <smacks lips> ఆహ్, అది తెలిసిపోద్ది. కానక్కడ అలా లేదు. <smacks lips> అంటే అంత చప్పగా, అంత పెద్ద మసాలా, అలా ఏం లేదు. అదీ ఫుడ్డు అంతగా ఏం నాకు నచ్చలేదు. కానీ అక్కడ ఇడ్లీ సాంబార్ ఫేమస్ కదా! అది బావుంది. అది ట్రై జేయాలి మనం.
ఓకే. ఆ! ఉప్పుకారాలవి. హ్మ్. <giggles> అవును. అవును. అవునవును. <giggles> అవును. ఆ! హ్మ్. ఓకే. అదేలే. హుహు. ఓహ్! అక్కడికెళ్తే.
అక్కడికెళ్తే.